ఖచ్చితంగా అండి. నా వ్యక్తి ఐ మీన్ పర్స్‌నాలిటీ ఏంటి అంటే, ఆహ్, ఏమన్నా తప్పు చేశాననుకోండి. వెంటనే దాన్ని కన్ఫెస్ చేసేసేయాలి. అది నా పర్స్‌నాలిటీ అన్నమాట. <chuckles> లేదు అంటే, నాకు సీరియస్‌గా మాములుగా టీవీ ఆహ్, సినిమాస్‌లో చెప్తారు గదా! నిద్ర పట్టదు అని. ఆ టైప్ అనమాట నేను. అలాగని చెప్పి అవతల వాళ్ళు తప్పు చేసినా కూడా నేను చూస్తూ ఉండలేను. వాళ్ళు కన్ఫెస్ చేసే వరకు కూడా నాకు నిద్ర పట్టదు...
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అవునవును. అవును. ఎయ్ ఓకే. ఓకే. <chuckles> నిజంగానే అంటారు గదా! సైకాలజిస్ట్. నీ అది ఏదన్నా ఉన్నా క్లియర్ చేసేసుకోవాలి అన్ నిద్రపోయే ముందే. హ్మ్.
అటు నిద్ర పట్టదు. ఇటు నిద్ర పట్టదు. <chuckles> ఆ! అవునవును. ఎందుకంటే, <smacks lips> అండి ఇప్పుడు, ఆహ్, ఎట్లా అంటే ఈ ఆహ్, ప్రస్తుతం ఉన్న ఏజ్‌లో తెలియట్లేదు గాని...
హ్మ్.
అంతకు ముందయితే మట్టికి, మన తల్లిదండ్రులు ఏమని చెప్పేవాళ్ళు. అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏది కూడా మీరు తప్పు చేయగూడదు. వేరే వాళ్ళ వస్తువులు ముట్టుకోగూడదు. కదా! అంటే చిన్నప్పటి నుంచి ఆఫ్కోర్స్ మనం గూడా మన పిల్లలకి అలాగే చెప్తున్నాం కానీ. ఆ! కాకపోతే జనరేషన్ గాప్ వల్ల అక్కడ ఏమైపోతుందంటే, మనం వా మన పేరెంట్స్ చెప్పిన మాటిన్నాము. ఇప్పుడేమో మనం మన పిల్లలు చెప్పిన మాట వింటున్నాం. వాళ్ళు మనం చెప్పిన మాట వినడం గాదు. కదా!
<chuckles> అవును. అవును. హ్మ్. అలాగే చెప్తాము. నిజంగా. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అవును. అవును. ఇక్కడ మధ్యలో నలిగిపోయేది మనమే ఇటు <chuckles> నిజంగా. వ
ఆ! అవునండి. 90స్ జనరేషనే నే మొత్తం నలిగిపోతుందనమాట. బేసిక్‌గా చెప్పాలి అంటే, అయితే ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఆహ్, ఎట్లాగా అన్నారు కదా. ఇప్పుడు ఫర్ నేను ఒక ఉదాహరణ చెప్తాను, నా జీవితంలో జరిగింది. ఏంటి అంటే ఆహ్, నేను ఆహ్, ఎట్లాగా నేను డిగ్రీ అన్నమాట. నేను డిగ్రీ చదివేటప్పుడు ఆహ్, ఏమైంది అంటే థర్డ్ ఇయర్ ఆహ్, థర్డ్, సెకండ్ సెమ్‌లో ఉన్నప్పుడు ఏమైంది అంటే నాకు, నా ఫ్రెండ్‌కి ఒక చిన్న క్లాష్ ఒచ్చిందన్నమాట.
హ్మ్, నిజంగా. నిజంగా. హ్మ్. హ్మ్. అ ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే.